హ్మ్. మంచిదే అండి. అంటే ఈ కెరియర్ ఎంచుకోవడం గూడా...
హ్మ్.
చాలా క్రియేటివిటీననేది పెంచుతుంది. కథలు రాయడం గానివ్వండి ఇలా రైటింగ్ పార్ట్.
అవును. హ్మ్. అవును. హ్మ్.
అలానే మీరు ఒకవేళ ఆహ్, మీరు రాస్తా అన్నారు గదా! మీ అన్న కొడుక్కొసం. ఆ కథలో హ్మ్. దేన్ని ముఖ్యంగా ఉంచుకొని రాస్తారండి. ఒక పాత్రలనా లేదా డైలాగ్‌లనా లేకపోతే సన్నివేశాలనా?
హ్మ్. హ్మ్. నేను ఇట్లా చిన్నప్పుడు కామిక్ బుక్స్ ఎక్కువ చదివేటోన్ని నేను. ట్రైన్ జర్నీ చేసిన ప్రతిసారి ఒక స్టేషన్‌లో కామిక్ బుక్స్ అమ్మేవాళ్లీ మధ్య అవన్నీ అమ్మట్లేదు లెండి.
హ్మ్. హ్మ్.
ట్రైన్ జర్నీస్ చేసినప్పుడు ఆ కామిక్ బుక్స్ చదివి బాగా నేను ఆనందంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. నాకు ఆ కామిక్ బుక్స్ చదవడం అంటే.
ఓకే. చాలా చక్కగా ఇలా కాలక్షేపం అయ్యేదంటారండి. ఇంక ఆ జర్నీ గురించి తెలవకుండా. హ్మ్.
కాలక్షేపం అయ్యేది. అవును. అవును. అవును. వాటిని చదువుకుంటా పెరిగాను గాబట్టి నేను గూడా అదే స్టైల్‌లో కాలేజ్ బుక్ స్టైల్‌లో చిన్న పిల్లల కథ ఏదో ఒకటి రాద్దాం అని డిసైడ్ అయ్యాను. అది ప్రస్తుతానికి దాని మీద రిసెర్చ్ నడుస్తావుంది. ఒక 2, 3 వారాల్లో ఎక్కడన్నా రిలీజ్ చేద్దాము అమెజాన్‌లో పబ్లిష్ చేద్దామని ఆలోచిస్తున్నా అంత.
హ్మ్. ఓకే. ఆ! హ్మ్. హ్మ్. ఆ! అంటే మీరదే కథ రాస్తున్నా అన్నారు గదా! అది పాత్రల బేస్డ్ అంటే క్యారెక్టర్ బేస్డ్ ఉంటుందా లేదా స్టోరీ బేస్డ్ ఉంటుందా? అంటే కొన్ని కథలు ఎలా ఉంటాయంటే కంప్లీట్‌గా స్టోరీ‌నే. అంటే ఇగ మెయిన్ లీడ్‌లా జూసుకొని పోతుం పోతుంటుంది.
హ్మ్. హుహు. ఇది క్యారెక్టరైజేషన్ అండి ఎక్కువగా క్యారెక్టర్ బేస్డ్ ఇద్దరు చిన్న పిల్లలుంటారు. వారు చిన్న పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారు, ఎట్లా పెరుగుతున్నారు అనే సన్నివేశం మీద ఒక కథ. వాళ్ళ బాల్యము. వాళ్ళ ఎదుగుదల.
ఆ! ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. వాళ్ళ ఎదుగుదల పైన ఇంకా వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా చేంజ్ అయ్యాయి వాటి పైన. బావుందండి. అంటే ఈ మధ్యలో చాలా మటుకు హ్మ్. రచయితలెవరైతే ఉన్నారో రతలందరూ గూడా ఇలా క్యారెక్టర్ బేస్డ్ స్టోరీస్ అనేటివి రాస్తున్నారు.
హ్మ్. హ్మ్. అవును.

ఓకే. ఓకే. అంటే అదే వాళ్ళు పుట్టక నుండి ఇలా కథ రాచుకుంటూ. వాళ్ళు పెళ్ళయ్యే వరకు అలా ఎండ్ జేస్తారనమాట. బాగుందండి. అంటే మీకూ
అట్లా కథ మొదలవుతుంది. ముందుకి ఎళ్త్ అవును, అవునండి. హ్మ్. హ్మ్.
అంటే ఏ ఏ సిట్యుయేషన్స్ దీనికి ఇన్స్పిరేషన్ లాగా నిలిచాయి?
సిట్యుయేషన్స్ అంటే, నా సొంత లవ్ స్టోరీ నాకు బాగా ఇన్‌స్పైర్‌గా ఉంటుంది. నేను నా ప్రియురాలుతో డిసైడ్ అయ్యాను. నేను ఇట్లా కథ రాస్తున్నా అని.
హ్మ్. హ్మ్.
ఇంకా ప్రియురాలు గూడా కొంచెం హెల్ప్ చేస్తా ఉంది. ఒక కథను స్టోరీ లైన్ రాయడం రాస్తా ఉన్నాను, రాయడం జరుగుతా ఉన్నది.
ఆ! ఆ!
ఆ స్టోరీ లైన్‌లో ఎట్లా ముందుకు సాగాలనేది ప్రస్తుతానికి ఆలోచన.
ఆ! అంటే కథ రాయడం అనేది కొంచెం సామాన్యమైన విషయం గాదండి! అంటే స్టోరీ డెవలప్ జెయ్యాలి. అలానే ఈ పాత్రలు ఎక్కువగా డెవలప్ చేయ్యాలి.
అవును. చిన్న విషయం అయితే కాదు, నేను గూడా హ్మ్.
హ్మ్. వీటిలో మీరేమైనా అడ్డంకులు ఎదుర్కొన్నారా? స్టోరీ అయితే మీరు జెప్పారు. కానీ ఇలా పాత్రలు డెవలప్ చేయడంలో లేదా డైలాగ్స్ రాయడంలో అడ్డంకులేదైనా ఎదుర్కున్నారా?
హ్మ్. నేను అడ్డంకులు అయితే చాలానే ఎదుర్కొని ముందుకు సాగుతా ఉన్నాను. నేను ప్ర ప్రస్తుతం ల్యాప్‌టాప్‌‍‌లో గూర్చొని ఏదో కథ రాద్దాం అని కూర్చొని ఉంటాను. ఆ కథ మీద ఆలోచిస్తా ఉంటే ఒక్క పేజీ, ఒకవేళ ఒక లెటర్ రాదు, ఒక సెంటెన్స్ చదవలేము, అసలు ముందుకేల్ యేళ్ళదన్నమాట.
హ్మ్. <chuckles> ఆ! ఆ! ఆ! అసలు ఏం జేయాలో అర్థం గాదు.
ఆ! ఆ సిట్యుయేషన్‌లో ఏం జేయాలో అర్థం గాదు. కరెక్ట్‌గా జెప్పారు.
హ్మ్. హ్మ్.
ఆ సిట్యుయేషన్‌లో ఏం జేయాలో అర్థం గాదు. అప్పుడే ఇంకా ఎవరినైనా అడుగుదాము, లేకపోతే కొత్తగ ఈ ఏఐ ఒచ్చింది గాబట్టి కొంచెం చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకైతే.
హ్మ్.